వంటకం కాదండి, వంటకాలు ఉన్నాయి చెప్పచ్చు. <chuckles> ఎందుకంటే, మా అమ్మమ్మ గారు గానీ, మా నానమ్మ గారు గానీ, అమ్మ వీళ్ళందరూ చాలా బా వంట జేస్తారు. ఇంగా చెప్పాలంటే, మా అత్తయ్య గారు, వీళ్ళందరూ వంటల్లో ఆరితేరిపోయిన వాళ్ళనమాట. అలాంటి వాళ్ళకి శిష్యురాలయినందుకు నాకు చాలా అదృష్టంగా అనిపిస్తుందనమాట. శిష్యురాలంటే, వాళ్ళ త వాళ్ళ వారసత్వాన్ని నేనే మొదటికి తీసుకెళ్తున్నాను గదా మరిప్పుడు వంటల విషయంలో. నేను చాలా ఇష్టంగా చేస్తాను వంట. ఏదో బాబోయ్! చాలా టైమయిపోయింది, నేను ఆఫీస్‌కెళ్ళిపోవాలి, తెమిళిపోవాలి, వీళ్ళకి బాక్సులు కట్టేయాలి అనుకోను. చేసిన కొంచెపనైనా, పెద్ద పనైనా ఎంత సే ఏదైనా సరే, ఎంతసేపు నుంచొని చేసినా విసుగు రాదు నాకు వంటింట్లో. కాళ్ళనొప్పులొస్తాయేమో గానీ, విసుగు మాత్రం రాదు.
ఇంక చాలు. <giggles> ఆ! హుహుహు. అవునవును. హ్మ్. అంటే, మీరు వంటాగంలో స్పెషలిస్టయితే, మీరు చెప్పిన మాటల్లో. ఆహా! అదే ఇష్టంగా జేస్తే ఏదైనా బావుంటది గదండీ. అంటే, బాగుంటది గద మీరు <giggles> చేసే వంట. అంటే, <laughs> అంటే, మీరు చేసే వంటలలో ఏది బాగా మీకు, మీకు‌ గాదు, మీ ప ఇంట్లో కుటుంబ సభ్యులకు గానీ, ఒక మంచి, ఇది చాలా మా అమ్మ బా చేస్తది, లేదంటే మా ఆవిడ బా చేసిద్దనే వంటేదండి? కొన్ని వంటలు ఒకటి గాదు, కొన్ని వంటలు. <giggles>
అంటే, అలా అని కాదు గానీ, ఇష్టంగా జేస్తానండి. అది నేను చెప్పేది. అవును. నిజమే. <laughs> ఆ! పోనీ అలా కూడా అనుకోండి. <laughs> అంతే. అంటే, ఆవకాయండి మా ఇంట్లో స్పెషల్. ఆవకాయ చాలా బా పెడతాం. మంచి కాయ సెలెక్ట్ చేసుకొని ఆవకాయి, గోంగూర పచ్చడి, తర్వాత పనసపొట్టు కూర, అరటి పువ్వు కూర, కొంతమంది తెలీదీ కూరలు. ఆ! వంకాయి, బీరకాయిలాంటివి అందరికీ తెలుస్తాయి, కానీ పొట్లకాయ కూరలు ఇలాంటివన్నీ, గుత్తి వంకాయని, ఇవి కొంచుం ఆహ్, చాలా తక్కువగా చేసుకుంటూ ఉంటారనమాట. మళ్ళీ అరటిదూట కూర. ఇలాంటివన్నీ స్పెష‌ల్సేనండి మా ఇంట్లో.
న ఆ! ఆ! అవును. హుహు. అంటే, అరటి దూటంటే అండి?
అరటిదూట. కాండవుంటుంది గదా! అరటి చెట్టు పడిపోతుంది గదా! పొల్లేదంటే ఆహ్, దీనీ చెట్టూ ఆహ్, గుడి కోసమో, దేని కోసమో అని కొట్టేస్తూ ఉంటారు. పడిపోతూ ఉంటుంది గాలికీ వర్షాలొచ్చినప్పుడు. ఆ‌ కాండలని చుట్టూ తీసేస్తారనమాట. లేయర్ లేయర్‌గా తీసేస్తే, మధ్యలో కాండం తెల్లగా ఒస్తుంది.
అవునవునవును. ఆ! ఆ! ఆ! హ్మ్, హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్.